అవును. హ్మ్. హ్మ్.
స స సంతోషాన్ని అన్లాక్ చేసే డే చీట్ డే. కాబట్టి నేను సంతోషపడినప్పుడు అలాగా, కానీ బర్త్‌డేస్‌కి ఫంక్షన్సు ఆహ్, ఆహ్, ఏవైనా ఫెస్టివల్స్ ఉంటే ఆర్ఫనేజ్స్‌లో పిల్లలతో సెలబ్రేట్ చేసుకోడం ఇంకా కొంచెం సంతోషాన్ని కలిగిస్తది.
హ్మ్. హ్మ్. హ్మ్. అవ్ అంటే ఇప్పుడు మీరు ఫ్యామిలీ‌తో గడపడం కూడా ఒక విధమైన సంతోషానికి ఆహ్, అర్థం అని చెప్తారు. కదా!
హ్మ్. అవును. ఆ! ఆ! హ్మ్. ఫ్యామిలీతో ఇప్పుడు నేను సింగిల్‌గా ఉంటున్నాను కాబట్టి <smacks lips> ఫ్యామిలీతో, ఇప్పుడు రోజూ పులిహోరే తింటే అది మనకి బోర్ కొట్టేస్తది, అది మనకేం కొత్త రుచిని కలిగించదు మన ఆహ్, గ్రంధులకి టేస్ట్ బడ్స్‌కి. అలానే రోజు ఫ్యామిలీ‌తో ఉంటే మన వాళ్ళ విలువ తెలీదు. అమ్మని నాన్నని ఏదో ఆహ్, మాట జారి నోట జారి మాట్లాడేస్తాం. అదే మనం దూరంగా ఉంటున్నామంటే, వాళ్ళ విలువ బాగా తెలుస్తది కాబట్టి పండగలకేళ్తే
హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవునండి. హ్మ్. అవును. ఒక వ్యక్తి విలువ వాళ్ళని దూరం చేసుకున్నప్పుడే తెలుస్తదంటారు.
హ్మ్. తెలుస్తది కదా! ఇంగ పండగలకేళ్ళినప్పుడు. ఓ గరాబం, అది తిను, ఇది తిను, ఆ పిండి వంటలు చేసి అవ్ సంతోషం ఫుల్ హ్యాపీ డబ్బులిస్తారు చక్కగా. <chuckles> ఆ! అంటే దూరంగా ఉంటుంది కదా! అమ్మాయి మనతో ఉండట్లేదు కదా!
హ్మ్. <chuckles> హ్మ్. హ్మ్. హ్మ్. ఇప్పుడు సంతోషంలో కూడా 2 విధాలుంటాయి కదండీ! తాత్కాలిక సంతోషం, స్థిరమైన తృప్తి, ఆహ్, వీట్లి గురించి ఏమన్నా కొంచెం వివరిస్తారా? అంటే అందులో ఉన్న విభిన్నత గురించి, విభేదాల గురించి చెప్తారా?
అవును. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. తాత్కాలికంగా ఆ! ఉంది. ఉంది. అవును. <smacks lips> తత్ కొన్ని కొన్ని విషయాల్లో తాత్కాలికంగానే సంతోషాన్ని వెతుక్కోవాలి. ఎందుకంటే ఆహ్, ఆ సంతోషానికి నువ్వు పర్మనెంట్‌గా సంతోషం కావాలంటే అది వేరే ఇంకెవరినో బాధపడతది, ఒకరి బాధ ఒకరి కన్నీళ్లు ఇంకొకరికి సంతోషం అంటారంట. ఇప్పుడు ఒకం ఒక రోజులలా ఉన్నాయి. కొట్టి ఇంకొక సంతోషం. కాబట్టి అలాంటి తాత్కాలికంగా మనం సంతోషపడేవి అలానే ఉండాలి. దాన్ని మనం పర్మనెంట్‌గా‌ దీర్ఘకాలంగా సంతోషాన్ని వెతుక్కోవాలంటే అది కుదరదు. అది తప్పు. <smacks lips> అలా చేయకూడదు. నీకు కొన్నిది ఎవరికీ నష్టం?
హ్మ్. హ్మ్. హ్మ్. ఇప్పుడున్న రోజులలానే ఉన్నాయండి. ఒకళ్ళు ఏడుస్తూ ఉంటే, ఇంకొకళ్ళు ఆనందబడుతున్నారు అది చూసి. హ్మ్. హ్మ్. అంటే వేరే వాళ్ళ సంతోషాన్ని మనం లాక్కోకూడదు.
లాక్కోకూడదు. అది. ఈ డబ్బు ఇదీ పెద్ద చర్చాది కలిగించే ఆహ్, విషయం. <smacks lips> ఈ డబ్బు లేదా సంతోషం.
హ్మ్. అవును. సున్నితమైన విషయమంటాను. హ్మ్.
అవా హే! డబ్బు లేదా సంతోషం రెండిట్లో ఏది కావాలంటే అది చర్చలు క్రియేట్ చేస్తది. అంటే స్మూత్‌గా వెళ్ళదు. ఆ మాటలు ఇంకా నా నాకిదంటే నాకిది నాకిదంటే నాకిది దీని గురించి ఎంత మాట్లాడినా సరిపోదు.
హ్మ్. హ్మ్. అవును. కొంతమందికి డబ్బే ప్రాధాన్యమవుతుంది, కొంతమందికి సంతోషం ప్రాధాన్యమవుతుంది. హ్మ్.
అంటారు. అవును. ఎ ఎంత మాట్లాడినా సరిపోదింక ఈ విషయం మీద అవును.
హ్మ్. ఇప్పుడు డబ్బు అవసరాలు గాని సంతోష అన్వేషణ ఇలాంటివేవైనా ఉన్నప్పుడు, ఏవైనా <smacks lips> అంటే డబ్బు సంపాదించొచ్చు, అలాగే సంతోషము గూడా ఉండాలి. ఇప్పుడు ఈ రెండిటిని గూడా మనం ఎలాగా నడిపించాలి? అంటే ప్రాక్టికల్ ట్రిప్స్ ఏమన్నా చెప్తారా?
తా హ్మ్. హుహు. అవును. అవును. ఉండా